డైరెక్ట్‌గా ఏం లేదు, కానీ కొన్ని దాన్లకు అప్లై చేశా అనమాట. సో, దాంట్లో లైట్‌గా లైక్ ఇంస్టాగ్రామ్‌లోనే కొన్ని కొన్ని వేరే వాళ్ళిస్తారు జూడండి, వాయిసోవర్స్ ఇవ్వండి అన్నట్టు. సో, అలాంటి వాటికిచ్చానమాట, కానీ నాకీ ఉన్న మెయిన్ ఎ ఉద్దేశ్యం ఏంటి అంటే, నిన్ను ఫిల్మ్ ఆహ్, అదే. సినిమాలో అన్నా, లేపోతే సీరియల్‌లో అన్నా, దాంట్లో నేను వాయిసోవరివ్వాలి. వాయిస్ డబ్బింగ్ చెప్పాలి అన్నదీ, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఒచ్చాయి కదా ఈ మధ్య. సో, అలాంటి వాటిల్లో అయినా చెప్పాలి.
అవునవునవును. అవునవును. ఈ మధ్య మనకి చూసుకున్నట్టయితే ఓటీటీ‌నే ట్రెండింగ్‌లో ఉంది గదండీ.
యాహ్! సో, అలాంటి వాటిలో చెప్పాలి అన్నట్టు ఒక కోరికా అనమాట. అండ్ దీంతో పాటు నాకు యాంకరింగ్ కూడా నేర్చుకోవాలనుంది. ఇవి రెండు కోరిక అనమాటిప్పుడు నేర్చుకోవాలని.
ఆ! అంటే, మల్టీ టాలెంటెడయిపోవాలనుకుంటున్నారు. <chuckles>
<chuckles> అలా ఏం లేదు. బేసిక్‌గా ఇంట్రెస్టనమాట. నాకు మాట్లాడడం చాలా ఇష్టం. అండ్ ఇంకోటేంటంటే, ఎవరికైనా అపోజిట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బాగా తెలిసిందనుకో, ఆ ఇన్ఫర్మేషన్‌ని నేను, నా ప్రశ్నల ద్వారా అడిగి, ప్రజలకి పంపించాలి. దాని వల్ల ఎవరొకర బెనిఫిట్టవుతారు అన్నారు.
అనేదొక ఇది అనమాట. అంటే, మీకిప్పుడు యాంకరింగిష్టం గాబట్టి ఎప్పుడైనా స్కూల్‌లో గానీ, ఇలా కాలేజ్‌లో గానీ, వర్క్‌లో కానీ ప్రయత్నించారా, చేశారా ఎప్పుడైనా?
చేశా. ఆ! నా కాలేజ్ డేస్‌లో చేశా. అక్కడ నుంచే ఒచ్చింది ఇవన్నీ, వీటి మీద ఇంట్రెస్ట్.
ఓహో! ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా అక్కడి నించే మొదలుపెట్టారనమాట.
ఆ! స్టేజ్ ఫియర్ లేకపోడానికి కారణమేంటి అంటే, చిన్నతనంలో మా ఇంట్లో కొంచం హ్మ్, భక్తిలెక్కువున్నారన్ భక్తులెక్కువున్నారు. లైక్ సాయిబాబా భక్తులనమాట అందరూ. సో, ప్రతి వారం వారం గుడికెళ్తారనమాట గురువారం. వెళ్ళడమే కాకుండా, అక్కడ వాళ్ళు పాటలు పాడడమనో ఆహ్, కొన్ని హ్మ్, మాకి నేర్పించడమనో. హ్మ్.
ఆహా! అదేలెండి. అంటే భజనలు చెయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు గదా?
ఆ! వాళ్ళు వాళ్ళే గాకుండా, మాకి నేర్పించడం, మళ్ళా మాతో పాడించడం, ఇవన్నీ చేసేవారనమాట. సో, అక్కడ గుళ్ళో పాడడం వల్ల ఏంటి అంటే, అంత జనాల ముందు పాడిన గూడా, ఏ ఫియరనేది లేదనమాట. సో, అక్కడ నుంచి
ఆ! సో, అక్కడతోనే మొదలైందనమాట. ఆ ధైర్యమనేదొచ్చేస్తది. ఇప్పుడు మనకొక్కసారి అందరు ముందుకెళ్ళి మాట్లాడగలం, ఇలా పాట పాడలగలం అని చెప్తే, సో, మనకు ఆటోమేటిక్‌గా ఆ ధైర్యం వస్తదనమాట. <smacks lips> సో, అలాంటప్పుడు మీరు కాలేజ్‌లో, స్కూల్‌లో ఇలా ఎదుర్కున్నా గూడా ఇంకేం కొత్తగా అనిపిచ్చదు మీకు. అంటే, ఇప్పుడు మీరు చదవడం గానీ, రాయడం ఇలా మీ హాబీసున్నాయి గదా! <smacks lips> ఈ నైపుణ్యాలంటే, నేర్పించాలనుకుని, వేరే వాళ్ళకేదన్నా సలహా ఇస్తారా నేర్చుకోవాలని?
హ్మ్. యాహ్! అదైతే వాస్తవమనమాట. ఆనీ హ్మ్.